ఓహ్! రెండు కూడా గేటెడ్ కమ్యూనిటీసే గానీ, 200 మీటర్స్ అనేది తేడా ఉందనమాట అక్కడ.
ఆ! ఇటుండాల్సింది అటెళ్ళిందనమాట లొకేషను. <giggles>
ఓకే. ఓకే. మీరటు సైడున్నారు. ఇటు సైడ్ రావాలి మీరు. సో, అతనైనా కొంచెం చెప్పాలి గదా! అంటే, హ్మ్, ఆహ్, అంటే, ఈ కమ్యూనిటీ, పలానా ప్లేసు, పలానా లొకేషను, ఇలా ఉంటుందని కొంచెం ఎక్స్‌ప్లైన్ చేస్తే గనకా, మీకు ఖచ్చితంగా అర్థమయ్యే సిట్యుయేషనే అది.
హ్మ్. <giggles> సో, ఏంటంటే హ్మ్. ఆ! యాక్చువల్‌గా అంటే, అలా చెప్పినా సరిపోయేది. కాకపోతే కస్టమరేంటంటే, నేను పాయింటు పెట్టాను గదా! నేను లొకేషన్ పెట్టేసాను గదా! అక్కడికి రా అంటాడు.
హ్మ్. ఓకే. అక్కడికొస్తే గనకా అది లేదు, అది ఇంకో ఫేజ్‌లో ఉంది, కొంచెం ముందు. సో, టీ కొట్టడగడం వల్లా ఆ!
హ్మ్. అదే. ఆయ్ ఆయనేమనుకుంటాడంటే, నేను కావాలని లేట్ చేస్తున్నానేమో, కారింకా రెడీ అవ్వలేదేమో అన్నట్టుగా, కొంచుం ఇరిటేషన్‌తో ఉన్నారనమాట నా మీద.
నిజమే ఇది. ఓకే. ఓకే. ఓకే. ఆ! అర్థమైంది. అంటే హ్మ్.
అందుకని నేనింకా చు డీటెయిల్సడుగుతున్నా చెప్పట్లా.
హ్మ్ హ్మ్.
అది. ఆ తర్వాత హ్మ్.
సో, తను టీ కొట్టాడడిగి ఆతన్నడిగితే గనక అతను క్లియర్‌గా జెప్పేసాడు. ఇక్కడ గాదు కొంచం ముందు అని జెప్పేశాడు.
ఆ! అంటే, అడ్రస్సూ అదంతా చూసీ, ఆయనా అదే ఆహ్, టె ఆయనా అంతకు ముందు నుంచే ఆ కాలనీసవన్నీ చూసుంటాడు గదా! సో, అతను చెప్పేశాడనమాట. ఆహ్, ఇటూ ఫ్యాక్టరీసూ ఉంటాయీ. అటువైపొచ్చేసరికి గేటెడ్ కమ్యూనిటీస్ 2, 3 ఉన్నాయి. వాటిల్లో నీకు అంటే, ఫేస్ వన్, ఫేస్ టూ అనుంటాయనమాట. అది మనకి తెలీదప్పుడు. <giggles> నేనన్నా అడ్రస్ ముందు చూసుకోవాల్సిందేమో అనిపిచ్చింది తర్వాత.
హ్మ్. అవునవును. నిజమే. ఓకే. ఆ! ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. సో, ఆ తర్వాత ఆ లొకేషన్‌కి వెళ్ళారా మీరు?
ఆ! నేను లొకేషనుంది గదా అనెళ్ళిపోయా.